హుహు. మరీ
కాబట్టే నేను అట్లా అన్నాను.
<giggles> మరి ఇక్కడైతే మళ్ళీ డిఫర్ అవుతున్నాలె. ఇప్పుడు బ్ ఇప్పుడు నాలాంటి వాడున్నాడు నాకు వంట రాదు. మరి నేను సహాయం చేయకూడదని నాకేక్కడ ఉద్దేశం లేదు గాని, సహాయం న్ చేయడానికి నాకు ఆ పని రానిది నేనెలా సాయం జెయాలి? నాలాంటి వాడి పరిస్థితెమంటారు?
చెప్ హ్మ్. హ్మ్. అంటే మీరు వంట చేయనవసరం లేదు. కూరగాయలయితే కట్ చేయగలరు గదా. మీకొచ్చుగ ఒచ్చిద్ది గదా అది కట్ జెయటం? అది సహాయం కా కాదండి. కాదండీ. ఇప్పుడు <smacks lips> కిచెన్‌లో ఉప్పు, కారం, మసాలా ఎంతెయ్యాలో తెలియకపోవచ్చు గానీ, కూరగాయలయితే కట్ చేయటం. ఒక ఆపిలయితే కట్ జెసుకొని తినగలరు గదా మీరు? మరి అది కట్ చేసినప్పు హ్మ్.
ఏ చెయ్యో కోసుకు పోయిందా? యా యాపిల్ కట్ జెయగానే కాదు. ఏ వేలో తెగిపోయిందనుకోండి వె <giggles> ఇబ్బందై
అయ్యో! <giggles> అమ్మో! ఇంక అబ్బాయిలు ఇప్పట్లో కిచెన్‌లోకెళ్లి కిచెన్‌లో గూర్చొని అన్ని జెస్తున్నారు. షెఫ్స్ అసలు, మెయిన్ షెఫ్స్ అందరూ వాళ్ళే. ఎప్ అంటే హ్మ్.
ఆహా! అసలు ఆ! మీరు ఆ రకంగా చెప్పాల్సొస్తే అసలు వంట చేసింది నలబీమ పాకమన్నారు. నలుడికి భీముడికే ఎక్కువ వ అంటే వంటొచ్చింది. ఆహ్, ఆడవాళ్ళకి తరువాత, వీళ్ళు నేర్పిన తరువాతొచ్చిందనమాట. మీకు అర్థమైందా? <laughs> ఆహ్, ఆహ్, ఆడ ఆడవాళ్ళు నెర్ న <chuckles> నేర్చుకున్నారు. ఎక్కడంటే నలుడు దగ్గర, భీముడు దగ్గర నేర్చుకున్నారు. అంటే వంట చేయడం బాగా ఒచ్చింది ఎవరికంటే మగొళ్ళకె అనుకోండి. ఆ తర్వాతేంటి? కాలక్రమంలో కొన్ని కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలవల్ల కొంచెం వెనకబడ్డం అంతే. అయ్ ఇక <chuckles>
అవును. నిజ ఆ! అర్ధమైంది. అర్ధమైంది. అంటే ఆహ్, వాళ్ళు నేర్పాకె ఆడవాళ్ళు నేర్చుకున్నారనన్ అవునా? <sucks teeth> ఆహాహా! హ్మ్. ఆ! ఆ! కానీ బా చేస్తారండి. నేను అంటే నేనుగు నాకు దెలుసన్నమాట. మేము అబ్బాయిలు చేసినంత రుచిగా మేము చేయలేం. వంట అది గూడా నేనొప్పుకుంటా. అది 100% అది. <smacks lips> ఏంతి
ఆ! ఆహా! అంతేలేండి. అంటే కొంచెం కమిట్మెంటెక్కువుంటుంది పనిలో. ఆహ్, అది అనుకోవచ్చా అలాగా? <chuckles>
కమిట్మెంట్ ఉంటది. జుట్టు గూడా పడదందులో చెప్పాలంటే. <chuckles> ఇంక మేము జెసామంటే ఎక్కడో ఒక చోట కనిపిస్తది. ఒక్ ఎప్పుడో ఒకప్పుడు మేము వంట స్టార్ట్ చేసి చివర అయిపోయి మా వంట పని అయిపోయేంత లోపు ఎప్పుడో ఒకప్పుడు నా మా జుట్టు రాలతానే ఉంటది. దాన్ని ఎంత ముడి గట్టుకున్నా ఎంత జాగ్రత్త చేసినా ఏడొగచోట ఒకటైన కనిపిస్తది మీకు. అంటే కానీ అబ్బాయిలకి అట్లా ఉండదు చాలా నీట్‌గా అండి. ఆహ్, అంటే మేము చేసేటప్పుడేందంటే మేము తొందర తొందర తొందర తొందరగా ఎట్ల అయిపోవాలని చేస్తాం గానీ, అబ్బాయిలు అట్లా చెయ్యరు. చాలా పద్ధతిగా జెస్తారు వంట.
<chuckles> ఆహా! హుహు. హ్మ్. ఓహోహో!
చి స్లో‌గా జెసినా గాని, చాలా పద్ధతిగా ఎంతో నీట్‌నెస్ మెయింటైన్ జెస్తూ జెస్తారు. అంటే మావారు జెస్తారనమాట. నేనది జూసి నేను <chuckles> చెప్తున్నా మీకు.
అవును. ఓకె. అదేలెండి. అతె నాకేమో ప్రత్యేకంగా వంట ఈ వార్పి ఇలాంటివస్సలు పూర్తిగా రావనుకోండి. నేను నేను ఇంట్లో చేయగలిగిన సహాయం ఏంటంటే, ఒకవేళ లైట్ స్విచ్ ఆన్ చేయంటే చేస్తాను. ఆపేయమంటే ఆపేయగలను. ఇంతకుమించి నాకు పెద్దగా పని రాదు.
హుహు. 2 సార్లు 3 సార్లు ఎసారనుకో రొడ్ మీరు మీ <giggles> ఓన్లీ మీరదొక్కటే చెప్తున్నారు. స్విచ్ ఆఫు అని అంతే.